ఎన్నో మధుర జ్ఞాపకాలు, అవన్నీ కూడాను గుర్తు చేసుకోవటానికి, మనకి అత్యంత అరుదైన అవకాశం, మనకి పాటల రూపంలో దొరికింది. అలాంటి పాటలన్నీ కూడాను, మీరు గుర్తు తెచ్చుకునే జ్ఞాపకాల్లో, ఎలాంటి ప్లే లిస్ట్‌లో మీర్యాడ్ చేస్తారు?
హ్మ్. హ్మ్. ఇప్పుడు పాత పాటలనుకోండి, దానికి పాత పాటలని పేరు పెడతా. అంటే, పాత పాటలంటే, ఓల్డ్ సాంగ్సన్నట్టు పెడతానమాట. ఆ! ఇప్పుడుకు ఎలా అంటే, నేను డివైడ్ డివైడ్ జేయాలానుకుంటా. లైక్, 'చిరంజీవివి' కొన్ని హిట్ సాంగ్స్ ఉంటాయి. అవి పాతవి కావచ్చు, రీసెంట్‌వి కూడా కావచ్చు. ఇప్పుడు ఆ! రీసెంట్‌లో ఏది, మన 'శంకర్ ప్రసాద్' దాంట్లో ఏది, 'ఓ మిసాల పిల్లనేదో' సాంగ్ ఉంది కదా! సో, ఇన్‍కేస్ అలా కొత్త దాంట్లో కూడా ఏవైనా నచ్చనివి ఉంటే
అంతేగా మరి. కొత్తవి కావచ్చు. అవును. అంటే, 'చిరంజీవి గారి' పాత పాటలేమైనా గుర్తున్నాయా మీకు? మీరు ప్లే లిస్ట్‌లో యాడ్ చేసుకున్నయి, ఇలాగా 'చిరంజీవి గారి' హిట్సని చెప్పేసి, అనన్నారు గదా! 'చిరంజీవి గారి' 90స్ హిట్స్, 2000 హిట్స్ ఉన్నయి కదా! వాటిలో ఏమైనా పాటలు గుర్తున్నాయా మీకు?
అయ్యో! అవునవును. హ్మ్. ఉన్నాయి, బ్రహ్మాండంగా. లైక్ 'జగదేక వీరుడు అతిలోక సుందరిలో' 3, 4 పాటలు గుర్తున్నాయి. ఫస్ట్
మూడు నాలుగు పాటలు గుర్తున్నాయా, ఒక్క సినిమాలోనే?
ఆ! అంటే, అవి బావున్నాయని అంటున్నాన్నమాట. ఫస్ట్ సాంగ్ ఒస్తది జూడండి. అందాలలో అహో మహోదయం ఈ సాంగ్ ఒకటి. నెక్స్ట్ ప్రియతమా నన్ను పలకరించు ప్ర...
హ్మ్. అవి బావున్నాయా? ఓకే. ఓకే. నన్ను పలకరించు ప్రళయమా. <chuckles> అదే కదా! <laughs>
ప్రణయమా. <chuckles> అతిథిలా నను చేరుకున్న హృదయమా ఇది బావుంటది. అండ్ యమహో నీ యమా యమా అందం ఇది బావుంటది. అబ్బని తియ్యని దెబ్బ అది. <chuckles>
అవును. ఒక్క పాట కాదండి. సినిమా ఆల్బమ్ మొత్తం చెప్పారు మీరు. జై చిరంజీవా, జగదేక వీరా ఆ పాట కూడా బావుంటది సినిమా‌లోది.
హ్మ్. అది లేదు గదా! అదేమో నాకు నచ్చలేదు. అంటే, నచ్చలేదని కాదు కానీ, ఇవే నచ్చాయి నాకు.
అవే నచ్చినయి మీకైతే మాత్రం. పర్లేదు, బావుంది చక్కగా. మరి ఇప్పుడు బాలయ్య గా బాలయ్య బాబు గారియ్యి?
హ్మ్. నచ్ ఆ! హాయి హాయి హాయీ హాయి <giggles> నువ్వు నాకు నచ్చావోయి వలపు జడయి. <giggles> ఆ సాంగ్ అండ్ ఇంకేమున్నాయి అబ్బా! నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం వెళ్ళింది నీకంటే, యాహ్! లెజెండే.
నువ్వు నాకు నచ్చావోయి. <laughs> అది 'లెజెండ్' సినిమాలోదండి. ఓకే. నేను 90సు, 2000సు అడిగాను.
ఓకే. 90స్‌లోనా 'ఆదిత్య త్రీ సిక్స్‌ నైన్‌లో' ఒక సాంగుందన్నమాట ఏం సాంగ్ అబ్బా అది! అది రాజ్యసభలో ఏస్తారు చూడు? ఆహ్! అది ఆమె ఒకామె వస్తది చూడు? అతని మీద ఇంట్రెస్ట్ ఉంటది. ఆహ్, 'షీలా' ఆమె, షీలానా ఆమె పేరు? ఆమె ఓ పాట పాడతాడతదమే.
ఏం పాటది? షీలా కాదండి ఆమె, ఆమె పేరేదో ఉంటది ఆగండి. ఆమె పేరు మీద సినిమా కూడా వచ్చింది.
ఆ! అప్పుడు ఒక పాటొస్తదన్నమాట.
ఓకే. పర్లేదు లెండి. ఆమె గుర్తుకు రావట్లేదు. ఆ!
లేదు లేదు. ఆమె గుర్తుకు రాకపోయినా, సాంగు ఏమైనా గుర్తుకొచ్చిందా? లైక్ కొంచెం హింటిస్తే?
సాంగేమి గుర్తుకు రాలేదు నాకైతే మాత్రం. పర్లేదు. బాలకృష్ణ గారిది ఇంకో పాట చెప్పండి ఏదైనా గాని.
అయ్యో! మంచిగుంటది. హ్మ్. ఇంకోటేమున్నాయబ్బా! హ్మ్. లక్స్ పాప లక్స్ పాప
లక్స్ పాప లక్స్ పాప లంచికొస్తావా, లడ్దే తినిపిస్తావా ఆ పాట గుర్తుందా మీకు?
లడ్డు కొరికిస్తావా ఉంది. అదే పాడుతున్నా ఇప్పుడు. ఆ!
అదే పాడుతున్నారా? అయ్యయో! అనవసరంగా గుర్తుచేశాను మీ నోటి నుంచి వినేవాడిని శుభ్రంగా.
అయ్యో! నేను పాడాను అంటే ఇద్దరం ఒకేసారి స్టార్ట్ చేసాం అంతే. హ్మ్. అవును. అండ్ ఇంకేమున్నాయబ్బా! హ్మ్!
అవునా? ఓకే. ఆ! ఇంకా ఉన్నాయిలెండి. వెంకటేష్ గారియేమైనా గుర్తున్నాయా?
ఆ! ఉన్నాయి. ఉన్నాయి. ఆహ్, సినిమా పేరు ఐడియా లేదు కానీ సాంగొటి ఐడియా ఉంది. నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా అనో సాంగుంటది.
ఏమున్నాయి? 'ప్రేమతో రా' అనుకుంటండి ఈ సినిమా పేరు.
'ప్రేమించుకుందాంరా' అనుకుంటున్నా!
'ప్రేమించుకుందానో,' 'ప్రేమతో రా' అన్ని చాలా ఉన్నాయిక్కడ ఆయనయి.
అవునా! హ్మ్. కరెక్ట్ అండ్
ఆ! 'ప్రేమతో రా' హీరోయిన్ ఎవరో చెప్పండి?
హీరోయినా? 'ప్రీతి జింతా' అనుకుంటా ఆమె పేరు.
'ప్రీతి జింత' 'ప్రేమతో రా' అనుకుంటండి.
హ్మ్. 'ప్రేమ అంటే ఇదేరా' అనుకుంటా, 'ప్రేమ అంటే ఇది'?
ఆ అదే. అదే. అదే. అదే. అదే. అసలు చూడండి ఆయనకి 'ప్రేమతోరా' 'ప్రేమించుకుందాంరా'' ప్రేమ అంటే ఇదేరా' 3 సినిమాలు కూడాను రా, రా, రా అనేది లాస్ట్‌లో వచ్చినాయి మొత్తం అంతా.
కలిసుందాం మళ్ళి, 'కలిసుందాం రా' 'పారిపోదాం రా' <chuckles> యాహ్! దండిగొచ్చాయన్నమాట. అంటే శ్రీను,' శ్రీను' అనే ఓహ్! సినిమా ఉంది.
ఇంకా గట్టిగా మాట్లాడితే మల్ల ఇప్పుడు 'కింగ్' 'నాగార్జున గారు.'
'కింగా?' నువ్వు రెడీ నేను రెడీ గానా బజానా బ్యాండ్ రెడీ ఆ సాంగ్.
ఆ సాంగ్. మరి ఇయన్ని కూడాను ఇప్పుడు చెప్పారు గదా! ఇప్పుడూ 4 తరాలు ఇప్పుడు 'చిరంజీవి' గారు 'బాలకృష్ణ' గారు ఆహ్, మళ్ళా 'వెంకటేష్' గారు 'నాగార్జున' గారు.
అంటే మరీ ఓల్డ్‌కెళ్తే 'వెంకటేష్'. హ్మ్.
ఇంకెవరన్నా ఉన్నారా మీ ప్లేలిస్ట్‌లో?
'సూర్య'. 'విజయ్ దేవరకొండ'.
'సూర్య' గారిదేం పాట?
అయ్యో! దండిగున్నాయి లైక్ 'ఘటికుడులో' అసలే పిల్ల ప్లీజింగ్ అరె నీ నవ్వే అమేజింగ్ ఎక్స్క్యూజ్ మీ లెట్ మి టెల్ యూ సంథింగ్ నీ నవ్వే ఐఫోన్ ట్రింగ్ ట్రింగ్ అనే సాంగొస్తది. అది. అండ్ ఆహ్, ఇంకోటేదో ఉందబ్బా సినిమా. యెస్.
అవును. కళ్ళు మూసి యోచిస్తే ఎక్కడికొచ్చావు పిల్లా నువ్వే.
ముందే ముందే నాలోని మౌనమై సంతోషమిచ్చావు పిల్ల నువ్వే అని బావుంటదది. <chuckles> బ్రదర్స్ సినిమాలో కూడా బావుంటదన్నమాట లైక్ ఎవరో ఎవరో నువ్వెవరో నువ్వే లేని నేనెవరో నన్నే నేడు గుర్తిస్తారా ఎవరైనా అని.
హ్మ్. అదే గదా! చాలా బావుంటది ఈ పాట కూడాను. ఏం పాట? వామ్మో! ఎన్ని పాటలు గుర్తున్నాయి మీకసలకి!
అండ్, ఇంకోటి 'బ్రదర్స్‌లో' స్టార్టింగ్ ఓహ్! పాటుంటది చూడండి. రెండై తిరిగే
రెండైకిరిగే ఒకే ఓహ్!
ఒకే ఓ, రూపం రెండై కలిగే రూపం ఏదంట ఏదో ఉంటది. బావుంటది. అండ్, అదే సినిమాలో ఇది కూడా బావుంటది. ఏదంటే రాణి రాణి అని ఒక సాంగ్ ఉంటదన్నమాట. బానే ఉన్నాయి.
అదే కదా! వామ్మో! <laughs> ఎన్ని సాంగ్స్ అండి బాబు! చెప్పుకుంటా పోతే మీరు సినిమా లిస్ట్ మొత్తం ఇంకా ఇంత బారు చెప్పేటట్టున్నారు మొత్తం అంతా. అయితే ఇక్కడ వీళ్ళందరికీ కూడాను ఒక్కొక్క స్పెషాలిటీ అనేదుంది మొత్తం అంతా కూడాను. ఒక్కొక్కరిది ఒక్కొక్క వైవిధ్య భరితమైనది.
<laughs> 'గజిని' 'గజిని' యెస్. యెస్. యెస్. కరెక్ట్. మహేష్ బాబు మర్చిపోయారు మీరు.
మహేష్ బాబు గారిది, పవన్ కళ్యాణ్ గారియి, ఇంకెవరున్నారు?
హ్మ్. నాని.
జూనియర్ ఎన్టీఆర్ గారు.
ఆ! కరెక్ట్. జూనియర్ ఎన్టీఆర్, నాని.
హ్మ్. ఇంకా ప్రభాస్ గారు కూడా ఉన్నారు. ప్రభాస్ గారియి కూడా మంచి మంచి పాటలున్నాయి. ఏమైనా గుర్తున్నాయా మీకు ప్రభాస్ గారియి?
'ప్రభాస్' 'మిర్చి' సినిమాలో 'యాహో యాహో' సాంగ్ బావుందన్నమాట. ఎందుకంటే దాంట్లో కొంచెం ఇదుంటది.
'మిర్చి' సినిమానే చూసారా మీరు? మిగతా ఇంతకుముందల చూడలేదా? 'వర్షం' సినిమా గాని, 'రాఘవేంద్ర' సినిమా కాని, ఇట్లాగా.
అవి చూసాగానీ, దాంట్లో అంతగా అనిపించలే నాకు పాటలు. ఆహ్, పాటలు తెలుసు.
ఏది? 'వర్షం' సినిమాలోది పాటలనిపించలేదా మీకు?
అనిపించలేదు. లైక్ కోపమా నా పైన అది తెలుసు. అన్నీ తెలుసు దాంట్లో పాటలు. కానీ ఇంతకుముందు చెప్పాను కదా! నచ్చలే, అ అంతగా నచ్చలేదది.
అంతేలెండి. పర్లేదులెండి. ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం కదా! ఇక్కడ మీకు నచ్చలేదు. మీకు ఎమోషనల్‌గా ఆ జ్ఞాపకం అనేది రావట్లేదు.
ఆ! హ్మ్. <giggles> జ్ఞాపకమే. ఆ అంతే అంతే కరెక్ట్.
అంతే కదా! మరి.
ఆ కరెక్ట్. <sniffs> అండ్ హ్మ్. చె 'రాజకుమార్‌లో' ఒక సాంగ్ ఉంది చూడండి, ఎందుకీ ప్రాయం నీది కానప్పుడు వద్దులే ప్రాణం నీవు రానప్పుడు అని ఒక సాంగుంటది అది బాగుంది. <sniffs> <smacks lips> రాం సక్కనోడమ్మ సందమామ <giggles> రాక రాక ఎందుకొ
హా! అయితే ఇక్కడ మరి మహేష్ బాబు' గారియి ఏమున్నాయి? ఏం పాట? అవును. రకరక వచ్చానమ్మా అయ్యొరామా ఎస్‌పిబి గారు పాడినట్టున్నారు ఈ పాట.
హ్మ్. అది. అండ్ 'మురారి' సినిమాలో ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక ఈ సాంగ్ బావుంటది.
ఓకే. బాగుంది చక్కగా. ఇన్ని పాటలు చెప్పారు కదండీ! ఇప్పుడు ఇన్ని పాటలు చెప్పారు కదా!
'నాని', 'నాని' సినిమా యెస్.
ఇన్ని పాటలు చెప్పినప్పుడు మీరిప్పుడు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థవంతంగా ఉందనమాట. అన్ని కూడా పాటలనేయి. ఇప్పుడు మీరు మొదటి చెప్పిన 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమాతోటివి మొదలుపెట్టి ఇప్పుడు 'రాంచక్క నోడమ్మ చందమామ' ఆహ్, కాదు కాదు 'ఎక్కడ ఎక్కడ ఉందో తారక' ఈ పాట వరకు మీకు ఆ పాటని తలుచుకుంటే వచ్చే జ్ఞాపకాలెంటి?
అవును. హ్మ్. హ్మ్. హ్మ్. జ్ఞాపకాలేంటి అంటే, కొంచెం మంచి లవ్ సాంగ్స్ కదా! సో మనం ఎ లైఫ్‌లో ఏజనేది పెరుగుతూ ఉన్నప్పుడు ఎవరో కొంతమంది దగ్గరవుతారు కదా! అది లవ్వన్న ఫీలింగే కాకపోయినా, ఒక మంచి బాండుంటుంది. ల్ కదా! సో అలాంటప్పుడు ఇలాంటి పాటలు
అంటే, ఏ పాట విన్నప్పుడొచ్చింది మీకిది?
ఇదా ఈ 'ఎక్కడ ఎక్కడ' అనేదో సాంగ్ అని చెప్పాను చూడు లాస్ట్‌లో ఒక సాంగ్ 'మహేష్ బాబుది'. సో నేను సింగిల్ కాబట్టి, అది కొంచెం రిలేటయితదనమాట ఎందుకంటే, ఆహ్, ఎక్కడ ఉన్నాడు వాడు? అన్నా రేంజ్‌లో. <chuckles>
అవునండి. 'ఎక్కడెక్కడున్నాడో? ఎక ఎక ఎక' <chuckles> ఈ పాట తెలుసా మీకు?
తెలుసు. తెలుసు కానీ అదీ యెస్ 'షాడో'.
ఏ సినిమాలోదిది? 'షాడో' కాదండి బాబు 'వీర' 'వీర' 'వీరా'. హ్మ్.
ఆహ్, షాడో కాదు. 'రవితేజ' 'రవితేజ' రవి తే ఆ! కరెక్ట్. కరెక్ట్. సరే. సరే అండి. పొరపాటైపోయింది క్షమించండి. <chuckles>
ఇట్స్ ఓకే పర్లేదు. ఏం పర్లేదు మరిక్కడా, ఇప్పుడూ మీరు <chuckles> మరి సింగిలప్పుడూ ఇద్దరు కలిసి పాటలు ఇట్లాంటి రొమాంటిక్ సాంగ్సవన్నీ కూడానుంటాయి కదా! అందలేదు అనుకున్న గాని.
<chuckles> హ్మ్.
అవన్నీ చూసినప్పుడు ఏం జ్ఞాపకమొస్తది మీకు?
దాంట్లో ఏముంది? సినిమా అంతా సినిమా వరకే చూస్తామంటే కొన్ని కొన్ని లైక్ లిరిక్స్ నచ్చడమో, లేపోతే కొన్ని నిజంగా బాగుంటాయనమాట లవ్వున్నా లేకపోయినా కూడా వినడానికి బావుంటాయి. సో చెప్పలేమనమాట ఆహ్, అలాంటప్పుడు ఏమనిపిస్తదంటే ఆ! కరెక్ట్ చెప్పలేం.
చెప్పలేరు. చెప్పలేరు. మరి మెలోడీ సాంగ్స్ కానీ ఇట్లాంటియన్ని కూడాను అంటే, కొన్ని కొన్ని ఎమోషనల్ సాంగ్సనేదుంటది. అంటే, ఇప్పుడు 'బ్రదర్' సినిమాలో ఇందాకడ ఒక పాట పాడారు నువ్ ఆహ్, ఏం పాటది? 'నువ్వా నేనా' ఇదనుకుంటా. అహా! అలాంటి పాటలిన్నప్పుడు మీరు ఏంటి? ఆ భావోద్వేగానికి ఎంత లోనవుతారు మీరు? అంటే, అన్నతమ్ములు ఇద్దరు అప్పటిదాకా కలిసి ఉన్నోళ్ళు, ఒక చోట విడిపోతారక్కడ.
హుహు. అవును. అవును. ఎవరో ఎవరో నీవె అహా! ఎవరో ఎవరో నువ్వెవరో ఆ! ఆ! చనిపోతాడు కదా! పాపం. లే చనిపోతాడు కదా!
అదేనండి. చనిపోతారు. ఆ మాట అంటే కొంచెం అలాగా అనుకునే దానికంటే ఆ! అలా అయినప్పుడు ఏమంటారు దీన్ని అది ఆ భావోద్వేగం అనేది మీలో ఎలా కలిగిందసలకి?
ఓకే. ఓకే. ఆ! హ్మ్. హ్మ్ ఆహ్, ఆ సినిమా చూసినప్పుడే కొంచెం ఇన్వాల్వ్‌మెంటనేదుంటది. స్టార్టింగ్ నుంచి ఇద్దరు కలిసున్నారు. మళ్ళీ దాని తర్వాత ఒక ఫారెన్ ఆమెను కాపాడాలి అన్నట్టు ఇవతల అతను ట్రై జేస్తే, ఇతనికి పాపం ఏం తెలీదు, అండ్ సడన్‌గా దూరం అయిపోయినప్పుడు అంత సేపు ఉన్న బాండంతా పోతది. బా పెట్టారనమాట లైక్ ఆహ్, అతను వాళ్ళ బ్రదర్‌ని మిస్ అయ్యేది పెట్టారు, అట్ ది సేమ్ టైమ్ హీరోయిన్ కూడా మంచిగా ఎంటర్ అవుతుంది కదా! సో ఒకటి హెల్ వస్తుందన్న తోడు కూడా పెట్టారు బావుందది చూడడం.
అవును. అదే కదా! అదే గదా! ఇప్పుడు 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమా చూసినప్పుడు, అసలు మీరు మొట్టమొదటిసారి ఎ ఎప్పుడు చూసారు ఆ సినిమాని? చూసినప్పుడు అసలకి మీరు ఆ పాటలు విన్నప్పుడు ఎందుకంత గుర్తుండిపోయినాయి ఆ 4 పాటలనేది.
అప్పుడేం గుర్తులేవన్నమాట చిన్నతనంలో చూసాను సినిమా ఏమి, నచ్చింది కూడా.
చిన్నతనంలో చూసారు. కానీ ఇప్పుడు చూసారు గదా! నార్మల్‌గా ఇప్పుడు పాటలవన్నీ కూడాను ఉన్నాయి గదా! ఎంత లేదనుకున్న గాని, మీకు గుర్తున్నాయి మైండ్‌లో ఉండిపోయినాయి గదా!
ఆ! ఇప్పుడు బాగా నచ్చాయంతే. యెస్. యెస్. దాన్
ఏంటి? ఆ మధుర జ్ఞాపకం ఏంటి మీకు 'జగదేక వీరుడు అతిలోక సుందరి'తోటి?
హ్మ్. ఏముంది? ఒక దేవకన్య రావడం, సో అలా లవ్ కావచ్చు హ్మ్.
అలా కాదండి, మీకు, మీకేమన్నా ఉందా? దానితోటి మధుర జ్ఞాపకం అలాగా? ఆ సినిమా తోటి.
అదే చూసాను, నచ్చింది, ఇంకా అదే అంతకు మించిన జ్ఞాపకం ఏముంటదబ్బా నాకు అర్ధం గావట్లే.
అంతకు మించి ఏం లేదా? అంటే ఇంటివా ఇంట్లో వాళ్ళతోటి కూర్చొని, ఇలాగా సరదాగా పాటలు పాడుకున్న సందర్భాలు గాని, అలాంటియి ఏం లెవ్వా మీ దగ్గర?
అంతగా ఆహా! అలా ఏం లేదు జనరల్‌గా న్ మేము మా సిబ్లింగ్స్ కలిసి చూస్తాం అనమాట అంతే. ఆ! మేము ఇట్లా ఆహ్, ఇలాంటి సినిమాల కంటే, దెయ్యాల సినిమాలుంటాయి గదా! సో అలాంటివి చూసినప్పుడు కొంచెం బాగా భయపెట్టిచ్చుకోవడం.
అవునా? హుహు. ఆ! సరే దెయ్యాల సినిమాలు చూసినప్పుడు ఏమైనా పాటలు గుర్తున్నాయా మీకు?
'కాంచనాలో' ఏం పాటలు ఉన్నాయబ్బా? అదేదో లాస్ట్‌లో ఒక సాంగొస్తది జూడు 'వచ్చింది వచ్చింది వచ్చింది కాంచన' అన్నట్టేదో.
అవునండి. <laughs>
అది. 'ముని' సినిమా అనుకుంటా. 'ముని' సినిమాలో ఏదో సాంగుండాలి. ఫస్ట్ 'ముని' కదా! వచ్చింది ముని దాని తర్వాత 'కాంచన 1', 'కాంచన 2' ముని సినిమాలో ఏదో ఒక పాట మంచిగుంటుండే, ఏందో సడెన్ సడెన్‌గా గుర్తు రావట్లేదు.
హ్మ్. అవును. ఏమోనండి! నాకు గుర్తులేదు.
<giggles> నాకు కూడా రావట్లే. హ్మ్.
కానీ ఇక్కడ భావోద్వేగంగా ఉండే పాటలు కొన్ని ఉంటాయండిక్కడ.
హ్మ్.
అంటే, మీకు ఎమోషనల్‌గా ఎందుకనిపిస్తాయి కొన్ని కొన్ని పాటలనేది.
ఇప్పుడు ఒక ఆ! 'ఆర్.పి. పట్నాయక్' గాడిదో, ఎవడిదో ఒక సాంగ్ ఉంది చూడండి. వాన వాన వానా, హీలాకాశంలోనా అది చూషి నాకెందుకో, ఆ సినిమా చూషి నప్పుడే, బాధనిపిస్తది. ఎట్ ద సేమ్ టైమ్ అలాంటి సాంగ్స్ విన్నప్పుడు కూడా అ అంటే, క్యారెక్టర్ <swallows> పె అతనికి కళ్ళు లేకుండా సినిమానేది తీశారు కదా! సో, అయ్యో! అన్నట్టు అనిపిచ్చింది. అండ్ అది కాకుండా దాంట్లో నేర్చుకోవడానికి కూడా చాలా ఉందనమాట. ఎలాంటే, ఒక కళ్ళు లేని వ్యక్తి కూడా ఆహ్, అదే, ఒక వాళ్ళ బాబాయ్ హోటల్లో పెట్టినప్పుడు కూడా ఏది తప్పుగా కాకుండా, కరెక్ట్‌గా, నిజాయితీగా ఇది ఆ నోటు కాదు, ఈ నోటని కనిపెట్టడం. పాటలు పాడం. అండ్ వాళ్ళ చె వాళ్ళ చెల్లికి అన్యాయం జరిగితే, లాస్ట్‌లో మొత్తానికి తెలుసుకొని, వాళ్ళని కొట్టడం, చంపడం ఇలాంటివి కూడా చేస్తారు కదా! సో, కొంచెం బాగా నచ్చిందనమాట. యాహ్!
ఏం పాటా? అవునండి. ఎందుకు బాధనిపిచ్చింది నీకూ? హుహు. అదే కదా! కదా! అవునండి. మరిక్కడా కొన్ని కొన్ని పాటలు కూడాను ఇప్పుడు, ఇటాలియన్‌లోది, 'బెల్లా చావ్ బెల్లా చావ్' అనే పాటొకటుంది. దాన్ని మన తెలుగులోనే అనువదించి 'పిల్ల చావ్ పిల్ల చావ్' అని చెప్పేసని ఒక పాటగా చేసారు. అలాంటియ్యి ఏవన్నా గుర్తున్నాయా మీకు?
అవును. అదే, 'బిజినెస్ మాన్‌'లోనా?
యెస్. అవునండి.
ఓకే .అదిప్పుడు మీరు జెప్తేనే నాకి అది స్ట్రైక్ అయింది. అంత వరకు తెలీదన్నమాట అది ఇటాలీలో ఉంది. ఇలా తెచ్చారు అనేది.
అవునా! తెలీదా మీకిదైతే? ఇలాగా కొన్ని కొన్ని పాత సినిమా ప్ అంటే ఆ పాటలు కూడా పాతది పాట వాస్తవంగా. దాన్ని ఇలాగ మన తెలుగులో ఇలాగా 'బిజినెస్ మ్యాన్' సినిమాలో జోడించి పాడారన్నమాట దాన్ని మోడ్రనైజ్ చేసి కొంచెం.
తెలీదు తెలీదు. హుహు. అవునవును. కరెక్ట్. హ్మ్.
హా! ఇలాంటి పాటలు విన్నప్పుడు మీకేమనిపిస్తది?
మంచిగా అనిపిస్తది. అరె వా! అంటే అ అలా పోల్చుకుంటే 'యానిమల్' మూవీలో కూడా ఆహ్, పెట్టారు కదా! ఫస్ట్‌లో హీరో ఎంట్రన్సొచ్చేటప్పుడు మ్యూజికవన్నీ పెట్టారు గదా!
హీరో ఎంట్రన్సొచ్చేటప్పుడా? విలన్ ఎంట్రన్సొచ్చేటప్పుడా?
హీరో ఎంట్రన్సొచ్చినప్పుడే పాతవి పెట్టారు గదా! 'నా చిన్ని రోజావె' అన్నట్టు మ్యూజికొస్తది, మళ్ళా దాని తరువాత, చిన్ని చిన్ని ఆశ చిన్న దాని ఆశ అని ఫస్ట్ మ్యూజిక్కొస్తది గదా! హీరో ఎంట్రీ 'రణబీర్' ఒచ్చినప్పుడు.
'నాన్న నువ్వు నా ప్రాణం' అనేదా? ఆ! హీరో ఎంట్రన్సప్పుడు ఓకే. ఓకే. అర్థమైందిలెండి. అంటే హీరో ఎంట్రన్సని చెప్పేసనంటే, నేను వేరేదనుకున్నానులెండి వాస్తవంగా సారీ నాదే తప్పు.
అయ్య బాబోయ్! 'యానిమల్' అని చెప్పాను కదా! ఆహా! ఆ!
ఓకే. ఓకే. 'యానిమల్' అని చెప్పారు బావుటుంది. మరిక్కడ అది ఆ సినిమాలో చూసినప్పుడు యాని మీకా పాట గుర్తుంది గదా! 'చిన్ని చిన్ని ఆశ' అని చెప్పేసనుకుంట ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్కొచ్చిందది.
ఆ! అవునవును. యెస్. యెస్. ఒరిజినల్ సాంగ్ నేనేం వినలేదు.
హా! అలాంటి ఇన్స్ట్రుమెంటంల్ మ్యూజిక్కొచ్చినప్పుడు ఏమేం జ్ఞాపకాలు గుర్తొస్తాయి మీకిప్పుడు?
నాకు 'డీఎస్‌పీ' గుర్తుకొస్తాడు. హ్మ్.
అంటే, ఇక్కడ చూడండి, రజినీకాంత్ గారిది 'నరసింహ' సినిమా ఉంది టా ట ట టాం టాం టాం టాం టా అని చెప్పేసనదొస్ అదొస్తది గదా మ్యూజిక్.
అవును. అవును. దాన్నేమంటారు మృదంగమా అనేది?
ఏవండీ! అది పియానో అండి కొట్టేది <chuckles> మృదంగం అని జెప్పేసనంటే ఇది కొట్టేదండి. తబలలాగా వాయిస్తారు చూడండి.
ఆ! చెప్పు. ఏయ్ పియానో కాదు. ఆ! అదే మృదంగం అని కాదు. అదేదో నోట్లో పెట్టుకొని ఊదుతారు అదే ప్లే చేస్తారుగా. ఆ! అదే. ఓహ్! కన్ఫ్యూజ్ అయ్యాను. సారీ. సారీ.
మౌతార్గాన్. మౌతార్గాన్. ఆ! ఓకే. ఓకే.
యమ్ యమ్ కన్ఫ్యూజ్ అయ్యా. ఓకే.
ఎమ్ ఎమ్ కన్ఫ్యూజయ్యారిక్కడ ఆ! ఆ మౌతార్గాన్‌తోటి వచ్చినప్పుడు, చూసినప్పుడు గాని ఇట్లాంటియన్ని కూడాను ఉంటాయి గదా! ఎంతలేదనుకున్న గాని ఆ మౌతార్గాన్ చూసినప్పుడు ఏ పాట గుర్తొస్తుంది మీకు.
హ్మ్. హ్మ్. అదే ఫస్టయితే మీరన్నారు గదా! 'రజినీకాంత్‌ది' నరసింహ సినిమాలో, అతను ప్లే చేసిందే గుర్తుకొస్తది చెప్పాలి అంటే. ఎందుకంటే ఫస్
చుట్టూ చుట్టి వచ్చావా చూపుడు వేలితో పేల్చావా ఆ పాటేనా?
చూపుడు వేలితో పేల్చావా ఆ! అది. అండ్ దాంట్లో ఈ సాంగ్ గూడా బావుంది. శృంగార వీర రణ ధీర నా ఆజ్ఞ తోటి అనేది <giggles> వినలేదా ఆ సాంగ్ అది బావుంది.
అసలకీ అయన్నీ కూడాను క్లాసికలన్నమాట మొత్తం అంతా కూడాను. చాలా వరకు మీ పా ప్లేలిస్ట్‌లో
ఆ! దాంట్లో హీరోయిన్ యాటిట్యూడ్ కొంచెం చూపిస్తారన్నమాట.
అవును. వాస్తవమే అది మాత్రం గూడాను. అదంతా కూడాను. మీ ప్లేలిస్టేదైతే ఉందో మొత్తం అంతా కూడాను నైన్టీ ఎయిటీస్ అదే సారీ 90స్ 2000స్ మళ్ళా ఇంకేయో ఉన్నాయి. అయన్నీ కూడాను నిండిపోయినాయన్నమాట మొత్తం అంతా కూడాను. కొత్తవి పాతవి అంతా కలగలిపి చాలా వరకు మంచిగా చేసుకున్నారన్నమాట, ఈ జ్ఞాపకాలన్నీ గుర్తుపెట్టుకొని. మీతో మాట్లాడడం చాలా సంతోషం అనిపిచ్చింది. ధన్యవాదాలు.
హ్మ్. మిక్సింగే <laughs> హ్మ్. ధన్యవాదాలు.